అయితే ఇప్పుడు ఈ సైంటిఫిక్‌గా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రాత్రిలో ఫోన్ చూస్తూ ఉంటాం కదా! ఈ బ్లూ లైటనేది మన కళ్ళలో పడతా ఉంటది. ఈ మలటోనిన్ ఇలాంటివి అంశాలు ఎలా పనిచేస్తాయంటారసల? ఈ బ్లూ లైట్ అవన్నీ మన ప్రభావం ఎలా ఉంటుందసలు? మీకేవైనా ఐడియా ఉందా?
హ్మ్. అవునండి. చాలా అండి. మనకేంటంటే మొదట్లో ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఏం తెలీదు. అంటే ఫోన్ చూస్తున్నా కానీ మ అంటే మనం ఫుల్లు డార్క్‌లో చూస్తూ ఉంటాం ఫోన్‌ని. అంటే బెడ్ లైట్ కూడా కొంతమంది వాడకుండా హ్మ్. చూస్తూ ఉంటారు. మనకేంటి అంటే ఇంకా ఆ స్క్రీన్‌లా స్క్రీన్ ఏతైదో ఉందో అది మన 2 కళ్ళలో కరెక్ట్‌గా పడుతూ ఉంటుంది. అంటే మనకి చుట్టుపక్కలెటువంటి వెలుతురు ఉండదు కదా! సో, దానివల్లేండంటే రాను రాను ఈ కళ్ళనేవి దెబ్బతింటూ ఉంటే, అది కాక మనము ఫోను చాలా దగ్గరగా చూస్తామండి. ఇప్పుడు టీవీ అనుకోండి ఒక డిస్టెన్సుంటుంది మనకి చూడ్డానికి. కూర్చోడానికి. హ్మ్. కానీ ఫోనేంటంటే ఏదో దూరంగా పెట్టినా గానీ మనకు కనిపించదు. అంటే దాని సైజుకి మనం దూరం పెట్టి చూడడానికి మళ్ళా మన చేతులు నొప్పులొస్తయనమాట. అందుకని చెప్పి అని
ఆ! లైటాపేసి చూస్తా ఉంటాం. అవునండి. అవును. బా బా చెప్పారండి! అవును. ఖచ్చితంగాను. మీరొకటి మీరొకటి గమనించారా? ఈ నిప్పా ఫోను చూసి చూసి నిద్రొస్తున్నప్పుడు జస్ట్ మన తలగడ పక్కన పెట్టుకొని పడుకుంటాము. గుర్తుందా అండి మీకు? ఆహ్, నా చాలా మంది కూడా అలా చేస్తారు.
ఆ! తలగడ ఖచ్చితంగండి. తలగడ పక్కనెందుకండి? అది చూత్తు చూత్తు మొహం మీదే పడుద్ది ఒక్కొక్కసారి. నిద్రొచ్చిన గాని చూస్తూ ఉంటారనమాట చాలా మంది. సు అట్
కానీ పెట్టు కా అవును. అవునండి. కానీ అలా పక్కన హెడ్డుకి పక్కన ఉన్ ఎక్కువ దగ్గరలో ఉంటే ఈ బ్రెయిన్ ట్యూమర్సని, బ్రెయిను క్యాన్సర్సని వస్తా ఉంటాయండి నేనీ మధ్య చదివాను ఆర్టికలోకటి.
హ్మ్. అవునండి. అవును. అవును వస్తాయంటారు. కానీ మనకేంటంటే ఈ ఫోను కొంతమందికెలా అలవాటుంటుందంటే ఫోను చూస్తేనే నిద్రొస్తుంది. అంటే వాళ్ళు అలా అలవాటు పడిపోతారు. ఆ స్క్రీన్ చూసి కళ్ళలిసిపోతేనే వాళ్ళకి నిద్రొచ్చుద్ది. మామూలు టైమ్‌లో వాళ్ళకి నిద్దర రాదనమాట. సో, అట్లా
అవునండి. అవును. ఖచ్చితంగాను.